హ్మ్.
ఐ ఐఐఎంలో ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ ఉంది. ఎంబీఏ హ్మ్. మా ఇంటి పక్కన కాలేజీలు గూడా ఆఫర్ చేస్తున్నారు. దానికి, దీనికి తేడా ఏంటి అని తేల్చి చెప్తే అక్కడ హ్మ్. వాళ్ళు ఇచ్చేటువంటి హ్మ్. అక్కడ ఉండేటువంటి విద్యార్థులు కానివ్వండి, తర్వాత అక్కడ వచ్చేటువంటి ఈ ఫ్యాకల్టీ అంటారు గెస్ట్ లెక్చర్ ఇవ్వటానికి ఎవరో వస్తుంటారు కదా! అవి గవర్నమెంట్‌వి అయినా కూడా వాళ్ళహి ఈ వాళ్ళ కోసం ఎక్కువ డబ్బులు పే చేయాలట. ఎక్కడెక్కడి నుంచో వచ్చి హ్మ్. విద్యార్థుల్ని బాగా ఇన్‌స్పైర్ చేసి వాళ్ళ హ్మ్. వాళ్ళ లక్ష్యాలను వాళ్ళకి తెలియజెప్పగలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ పాఠాలు వింటే బాగా ఆహ్, అంటే ఒక చైతన్యం లాంటిదొచ్చి మనం బాగా చదువుకోవడానికి దానికి వీలుపడుతుందంట. అంటే క్వాలిటీ ఎక్కువుంటుందట. మరి మిగతా ఇప్పుడు మన మన ఇంటి పక్కన ఉన్న ఎంబీఏ కాలేజీకీను, దానికి. ఇంత
అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదే ప్రాంతీయంగా అవును. ప్రాంతీయంగా ఉండే ఈ కళాశాలలు ఏవైతే ఉన్నయో వీటికి, అలాగే పేరు మోసిన కళాశాలలు నిజంగానే ఐఐఎం అంటే ఎంబీఏ‌కి పెట్టింది పేరు గదండీ ఇండియాలో. ఆహ్, ఐఐఎం హ్మ్. అందులో గూడా ఐఐఎం అహ్మదాబాద్ అసలు ఓహ్, ఫస్టు అయితే అక్కడ చదివొచ్చారన్నా, వాళ్ళకి అవకాశాలు వాళ్ళకి దొరికే అవకాశాలు కావచ్చు, ఆహ్, ఆ తర్వాత అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకొచ్చే క్యాంపస్ ఇంటర్వ్యూలు కావచ్చు, ఇవన్నీ చాలా గొప్ప స్థాయిలో ఉంటయట. నిజమేనంటారా?
హ్మ్. హ్మ్. ఆ! ఐఐఎం అహ్మదాబాద్. నంబర్ వన్. నంబర్ వన్. ఆ! అవును. అవునండి. ఆ! ఒకాయనకి సిక్స్ సిక్స్ క్రోర్స్ ప్యాకేజ్ ఇచ్చిందంట ఒకాయనకి. అదెప్పుడో 2, 3 ఏళ్ల క్రితం అది. 2, 3 ఇయర్స్ బ్యాక్ అంటే మా పాపని నేను ఎంబీఏ ఎంట్రన్స్ రాయించేటప్పుడు హ్మ్. అంటే దీనికి ఫ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉంటుంది కదా! ఐఐఎం హ్మ్. దీంట్లో పెట్టాను. ది యూనియన్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ దా అది రాయి
హ్మ్. హ్మ్. అబ్బా! హ్మ్. ఆ! ఆ! హ్మ్. అవును. ఇంటిగ్రేటెడ్ కోర్సులుంటయి. అవును. హ్మ్. డిగ్రీ ప్లస్ ఎంబీఏ. హ్మ్.
ఆ! అది రాయించాను. ఆ టెస్ట్ రాయించినప్పుడు అన్నమాట ఆ! హ్మ్. వాళ్ళు చెప్పిందేంటి 6,00,00,000 వచ్చింది. అంటే ఇప్పుడు 3 ఇయర్స్ బ్యాక్. 3, 4 ఇయర్స్ బ్యాకే.
హ్మ్. హ్మ్. హ్మ్. సిక్స్ క్రోర్స్ సంవత్సరంలో అంటే అమ్మో! చాలా గొప్ప ప్యాకేజ్ అనే జెప్పాలి.
అవును. అలాంటి ప్యాక్ ఆ!